ఓకె. ఆ! గుడ్. గుడ్. హ్మ్.
ఆ! అద్ ఆ ఉద్యోగం చేసిన తర్వాత అంటే, మ్యారేజైంది. మ్యారేజైన తర్వాత కూడా మళ్ళీ ఒక సంవత్సరం పాటు చేశాను.
హ్మ్. అవును, ఆ! హ్మ్. హ్మ్. ఓకె.
ఇంకా అది అదొక అలవాటులాగా అయిపోయింది. అంటే ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎట్లాగైనా చేయాల్సిందే గద అది.
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. మీ వృత్తిరీత్యా మీరు చేయాల్సిందే కాబట్టి, మీకింగా అంటే, మీకు ఒక హాబీ లాగా అయిపోయిందన్నమాట అది. మైండ్‌లో పడిపోయింది.
హ్మ్. అవును. అదొక హాబీ లాగా అయిపోయింది. దాని మీద అవగాహన కూడా బాగా పెరిగిందనమాట.
హ్మ్. ఓకె. ఓకె. అంటే వయస్సుకు తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయాలంటారు కదా! దానికి దా దాని గురించి మీరేమంటారు?
అవును. ఆ! వయసుకు తగ్గట్టు ఫర్స్ట్ మనము ఇనీషియల్‌గా ఇప్పుడు మెయిన్‌గా ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ నె ఉండేదేంటంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మనకి పేరెంట్స్ నుంచొచ్చేవి కొన్నుంటాయి. హెరిడిటరీ అంటాం కదా! ఇప్పుడు ఆహ్, అమ్మకి గాని, నాన్న అవును జెనెటిక్. అప్పుడు అమ్మకి గాని, నాన్నకు గాని సుగరు, బీపీలుంటాయి. అప్పటి రోజుల్లో అందరికి ఉన్నాయి. మాములుగా వాళ్ళు ఆ! వాళ్ళు పడేటి ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి. అ అప్ అవును.
హ్మ్. ఓకె. ఓకె. అంటే, జన్యుపరంగా వొస్తుంటాయి. హ్మ్. హ్మ్. అప్పటి రోజుల్లో ఉన్నాయంటారా? లేవంటారా? ఓకె. అప్పుడున్నాయి. కానీ వాటి గురించి వాటికా వాటి గురించి వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. తర్వాత ఏంటంటే, ఈ మధ్య అవగాహన రావడం, మరి మీకు గూడా ఉంది అన్న విషయం అ అని చెప్పడం లాంటిది జరుగుతుంది.
తక్కువ. అవును. అవును. అంటే నేను ఏం చదువుకున్నానంటే, ఇప్పుడు అట్లా ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి ముందు ఎఫెక్ట్ అవుతాదన్నమాట. ఇప్పుడు షుగర్ గాని, బీపీ గాని, ముందు ఫర్స్ట్ చైల్డ్‌కి అయితే, అది 30 వొచ్చిందంటే, అది వచ్చే చాన్సెస్ చాలా ఎక్కువన్నమాట. ఒక డెబ్బై శాతం వరకు.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. అబ్ ఆహా! అంటే, ఇవి స్టడీస్‌లో బయటపడ్డాయనమాట. సైంటిఫిక్ స్టడీస్‌లో, ఆహా! మంచి విషయం, మంచి విషయం. అయితే మరి
హ్మ్. ఆ! అది చదువుకున్నాననమాట. అవును. అంటే, మా అమ్మగారికి ఏంటంటే, ఆహ్, చాలా చిన్న వయస్సులో షుగర్ ఉండింది.
హ్మ్. ఓకె. తను ఫర్స్ట్ చైల్డా?